ఇసుక ఉంటుంది. ఆ! ఓకే. ఓకే. హ్మ్.
ఇసకుంటది. మేమైనా గూడా ఎలా ఆ తొర్రకి ఆ తొర్రలో నుంచి బయటకొచ్చి, ఆ తొర్రను పట్టుకొని వేలాడి సగం వరకు వేలాడతాం. ఆ తర్వాత జంప్ అనమాట. పూర్తిగా దుంకితే కాళ్ళు ఇరుగుతయి.
హ్మ్. <chuckles> ఆ! ఓహ్!
ఒకతనికి అలానే అన్నమాట. ఒకతనికి నాకు గుర్తుంది. అతను ఏం జేసాడంటే హ్మ్, వి తాళ్ళు పట్టుకొని అటునుంచి ఇటు వెళ్ళాలి. పెద్దవాళ్ళు చేసేదది. అయితే, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఏం జేసాడంటే, వాడి వాడు తెలియక ఆహ్, దాన్ని పట్టుకొని పైకి ఎక్కేసాడు. హ్మ్. పోల్‌కి హ్మ్. నిచ్చెన లాగా ఉంటుంది. రాడ్స్ ఉంటయి. పట్టుకొని పైకి ఎక్కి, ఆ తాడు పట్టుకొని అట్ ఇటు నుంచి అటు వెళ్దాం అనుకున్నాడు. మధ్యలోనే పడ్డాడు డామ్ అని.
ఆ! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యయ్యో! ఆ! దెబ్బలు తగిలాయా? హ్మ్.
డామ్ అని పడితే ఆ! బాగా తగిలాయండి. బాగా తగిలితే కానీ ఔట్ ఆఫ్ డేంజర్. అంత ప్రాణానికి ప్రమాదం అయ్యేంత డేంజర్ కాదు గాని, వాడైతే 1 మంత్ దాక అన్నమాట అన్నీ దెబ్బలతోనే కనిపించేవాడన్నమాట. ఇలాంటి, ఇలాంటి ఆటలు ఉండేవి అక్కడ. పెద్దవాళ్ళకి సంబంధించిన వాటిలన్నిట్లో మేము వేలు పెట్టడం, వాటిని పట్టుకొని వేలాడడం, ఇవన్నీ పిచ్చి, పిచ్చి ఆటలన్నీ బాగా ఆడేవాళ్ళం.
హ్మ్. ఆ! అది. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యయ్యో! హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. ఆ! ఆ! అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు. మీ చుట్టుపక్కల ఉన్న సరౌండు సరౌండింగ్స్‌లో ఉండేవన్నిటిని. అలాగే మీ ఫ్రెండ్స్‌ తోటి చాలా బాగా ఎంజాయ్ చేశారు అయితే. ఇంకా ఏదైనా మీరు, మీరు మర్చిపోలేని గేమ్ ఉందా?
హ్మ్. హ్మ్. యెస్. అవునండి. అవును. ఆ! నిజంగా. ఇప్పుడు ఒకటి మర్చిపోలేనిది ఉందండి. అయితే మాకు ఇక్కడ పార్క్ ఉండిద్ధి. అయితే పార్క్‌లో మీకు తెలుసు కదా! మా పార్క్‌లో అప్పట్లో పార్క్‌లో ఖచ్చితంగా ఉ ఉయ్యాలలు. దాంతో పాటు మంచి మట్టి కూడా మంచి మట్టి యెస్. యెస్. మట్టి కూడా ఒక మనము 1 ఫీట్, 2 ఫీట్ దాకా లోపలికి ఇట్లా వెళ్ళిపోతుంది కాలు. అంత మట్టి ఉండేదనమాట. అయ్ అవునవును. అయితే నేను మా ఫ్రెండ్ ఏం జేసేవాళ్ళం అంటే, ఈ హ్మ్, ఈ ఉయ్యాల ఉంటది గదా! ఈ ఉయ్యాల మీద ఏంటంటే వాడు నిలబడతాడు పైన, నేనేమో కూర్చుంటా. ఇంక ఇద్దరం కలిసి ఫాస్ట్‌గా ఊగుతామన్నమాట. ఫాస్ట్‌గా ఊగి, ఊగి, ఊగి, ఒక స్టేజ్‌కొచ్చిన తరువాత ఏంటంటే హ్మ్, నేనింకా ముందుకు జంప్ చేస్తా. ముందుకు వెళ్ళిపోయిన తరువాత ఇట్లా ముందుకు వెళ్తాం కదా! ముందుకు వెళ్ళిన తరువాత, ఆహ్, ఆ మూవ్‌మెంట్‌ లోనే మళ్ళీ ముందుకు జంప్ చేసి, ఆ ఇసుక‌లో ల్యాండ్ అవ్వాలన్నమాట.
ఆ! ఓకే. హ్మ్. ఉయ్యాలలుంటయి. బల్ల, జారుడు బల్లలు, మట్టి. ఆ! అవును. హ్మ్. ఆ! అవును. సన్న ఇసుకలాగా ఉంటుంది. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఆ!